అవు. అది చాలా నిజంగా చ్ చాలా గొప్ప విషయమండి. మీ మెంటర్ సాయంతో మీరసలు నిజంగా ఇవన్నీ సాధించడం కూడా ఆహ్, అటువంటి మెంటర్ యొక్క సలహాలు, సూచనలు మీరవన్నీ వినడమే కాదు. వాటిని పాటించారు కూడా. దానివల్ల కూడా మీరు ఇవన్నీ సాధించగలిగియున్నారు.
అవును. అవును. అవునండి. ఇప్పుడు సహాయం అనేది మన ఉప్పుడెందుకు అడగాలి లేకపోతే మెంటర్‌ని ఆహ్, నేను అడగొచ్చా లేదా? వాళ్ళేమన్నా అనుకుంటారా? అని జెప్పి వంద ఆలోచిస్తూ ఉంటాము. కానీ అలా అస్సలు ఆలోచియొద్దు. ఏమైనా డౌటుంటే వాళ్ళని అడగాలి. సో మళ వాళ్ళకి డౌ మనకి డౌటున్న వాళ్ళనడిగితే వాళ్ళు సహాయం చేసే దానివల్ల మనం ఇంకా పైకనేది ఎదుగుతూ ఉంటాము.
ఇంక్ అవునండి. అవునండి. మీ స్నేహితులకి ఇలాంటి సలహాలిచ్చారా అండి? లైక్ మీ స్నేహితులు కొందరు బ అడగాలా ఒద్దా? చాలా డౌట్స్‌తో ఉంటారు. అడగాలా వద్దా? సార్‌నేమో మాట్లాడుగుతా, పక్కన వాళ్ళని అడుగుతారు కా కొందరు పక్కన వాళ్ళని అడగడం ప్రిఫర్ చేస్తారు కానీ ఆహ్, మెయిన్ పర్సన్‌ని ఆ మెంటర్‌ని అడగడానికి భయపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలిస్తారండి?
అవును. అవును. నిజమే అండి. అసలు ఫస్ట్ నేనే అండి నేనే చాలా భయపడేదాన్ని. అంటే అడగాలవొద్దా, అడగాలవొద్దా అని జెప్పి. అంటే మనకేంటంటే చాలామంది పిల్లలు భయమేంటంటే క్లాస్ రూమ్‌లో టీచరుని ఏదైనా డౌటడిగామనుకోండి వాళ్ళు రిటర్న్ మనలల్ని క్వెషన్స్ అడుగుతారు. ఈ భయం అని హ్మ్.
ఓకే. అవును. వాళ్ళింకెక్కువ ఫోకస్ అంటే ఎక్కువ చూస్ ఎక్కువ ఫోకస్‌గా చూస్తూ ఉంటారు ప్రతి విషయం గురించి గూడా.
అవును. ఇది ఎలా అంటే అసలు రియల్ ఎక్స్‌పీరియన్సేంటంటే మా క్లాస్‌లో టీచరు లెసన్ చెప్తుందప్పుడు. నేను అస్సల వినట్లేదు ఆమేం చెప్తుందో కూడా. కానీ మొత్తం వింటున్నట్టు ఆమె మళ్ళీ లేపి క్వెషన్స్ అడుగుతదని చెప్పి తలకాయ ఊపుతానే ఉండేదాన్ని అర్థమైన దానికెళ్ళే. నేనెక్కువ తలకాయ ఊపుతున్నానని జెప్పి ఆమె నన్నే లేపి క్వెషనడిగింది. తెలివిగాను <giggles> ఇంక చెప్పలేకపోయానండి. ఎనకాల నుంచి ఫ్రెండ్సందిచ్చింది చెప్పాను. అది కూడా తప్పే. ఇంకా ఇలా ఇలా మనకి భయం అనేది ఏర్పడిపోతుంది. అర్రే! వీళ్ళు క్వెషన్స్ అడుగుతారేమో ఇప్పుడు వెల్లి ఏమన్నా అడిగితే ఆహ్, లేకపోతే అన్ ఇలా అని చెప్పి అనుకుంటారు. కానీ మనము మన మెంటర్‌ని మనకి ఏదైనా ఒక ఫేవరెట్ టీచరుంటారు, లేకపోతే క్లాస్ టీచరు కానివ్వండి వాళ్ళ దగ్గర మనకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకునేది వాళ్ళ దగ్గర మనము. వాళ్ళనడుగుతూ ఉండటం వల్లనే కదా! నేను ఇప్పుడు ఆ సర్టిఫికేట్సనేదిన్ అందరికంటే స్పెషల్‌గా ఉండేలాగా చేసుకొని కాంపిటీషన్‌లో పార్టిసిపేటయ్యి, ఒకవేళ నాకు చెప్పకుండా ఉంటే నేను చేసేదాన్ని కాదు. నాకు తెలిసేది కాదది.
ఓకే. ఓకే. <giggles> అయ్యో! మరి మీరు సమాధానం చెప్పారా? అయ్యో! <giggles> ఓకే. అవునండి.